హ్మ్.
భయమేస్తూ అసలు ముందుకు నడుస్తూ వెళ్తా ఉంటే, అందరూ టక్, టక్, టక్ అరే, మాట్లాడండి రా అరేయ్! కొంతమందేమో సైలెంటు సైలెంటు సైలెంట్‌గా ఉండండ్రా. సై ఆ! కొంతమంది సైలెంట్‌గా ఉండండ్రా. ఏమన్న వస్తాయేమో! అని చెప్పేసి అలా ఇంక ఒక స్టేజ్ రాగానే జమ్ అనే ఏదో సౌండొచ్చింది. ఇంగ చూడండి చేతులు పట్టుకొని ఆ! చేతులు పట్టుకొని ముందటికి జన్నుమని ఉరికినాం, ఉరికినాం, ఉరికినాం, ఉరికినాం. ఒక్క 500 మీటర్లు దాగ్గానే అడవైపోయింది. అడవి అయిపోయిన తర్వాత సమ్మని కింద పడ్డాం. ఇట్లా పడగానే ఏంటా అని చూస్తే ఉస్కే. మట్టి ఉంది మొత్తం. ఏంట్రా అని జూస్తా ఉంటే ఫుల్లు సౌండ్ ఒస్తా ఉందక్కడ. అక్కడ పార్టీ జరుగుతుంది. <chuckles> అక్కడ అదో బీచ్చన్నమాట. అది రహస్యమైన బీచ్ అంట.
నిజమే కదా! ఇంక వాళ్ళకి మాటలేమి వస్తాయండి? ఇంక అలాంటి టైం‌లో మా <chuckles> కావు ఏ పామో ఎళ్ళిపోయుంటదేటో. హ్మ్. ఓకే. ఓకే. అక్కడి నుంచి ఓకే. అబ్బా! మొత్తానికి లోపల నుంచి అలా వెళ్తే కానీ, చిన్న ప్రాణం ఒచ్చినట్టు అనిపించిందా మీకు?
ఆ! అస్సలు ఆ! మరీ అసలు మాకెలా ఉందంటే అదొక మూవీ‌లో అంటాడు కదా! ఇట్లా తీసేయంగానే గుడ్డ అమ్మా జర్రుంటే చచ్చిపోతుండ్రా అని చెప్పేసి. అసలు ఉరికి, ఉరికి అలా పడడమేంటి, అసలు అక్కడ బీచ్ ఉండడం ఏంటి, అక్కడ సౌండ్ మోగడం ఏంటి? అంతా మేము వాళ్ళంతా చూసి వాళ్ళనంతా చూసి ఒక్కసారి ప్రాణం ఇట్లా లేచొచ్చిందంటే నమ్మండి.
అదే కదా! అదే కదా! బీచ్‌లో ఎక్కువ మందున్నారా జనాలు?
ఓ ఫుల్లు పబ్లిక్కు. చాలా మందున్నారు. కానీ, వాళ్ళొచ్చింది
అబ్బా! ఆ జన సమూహాన్ని చూసి మీ ప్రాణం అందరిది అప్పుడు లేచొచ్చిందైతే.
ఆ! వాళ్ళొచ్చింది, వాళ్ళొచ్చింది వేరే రూటు, మేమొచ్చింది వేరే రూటు. అందుకే మాకు మనుషులు కనిపియలే. అందుకే ఎక్కడ తప్పిపోదామా అనుకున్నాం గాని, ఒక కొత్త దాన్ని కనుగొన్నామని అని జెప్పేసి ఒక మంచి ఫీలింగొచ్చింది. మళ్ళీ ఎ ఆ! <chuckles> ఎప్పుడు పోయినా గాని, అక్కడికే పోతాం. ఈ అడ్వెంచర్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి పోవడానికి ప్రయత్నిస్తాం అన్నట్టు. చాలా మంచి ఎక్స్రిపీయన్స్. అది మంచి అడ్వెంచర్ అసలది. <smacks lips>
హ్మ్. హ్మ్. చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. అదే. మీరు చెప్తుంటేనే నా గుండె ఆగిపోయినట్టుంది. అసలా అది మీరు వివరిస్తుంటే. ఆ టెన్షన్ మామూలుగా లేదసలు.
హ్మ్. ఇంక మేము అక్కడ ఉన్నామంటే ఆ! మా పరిస్థితి ఆలోచించండి. <chuckles> హ్మ్, హ్మ్.
బ్బా! చాలా బావుందండి. మీ అనుభూతి, అనుభవాలు అద్భుతంగా వివరించారండి. నాకైతే టెన్షన్, టెన్షన్‌గా చచ్చిపోతానేమో! అనిపించింది. చాలా బావుంది. మళ్ళీ కలుద్దామండి తప్పకుండా మిమ్మలని. ధన్యవాదాలు.
<chuckles> థ్యాంక్యూ అండి. థ్యాంక్యూ. థ్యాంక్యూ అండి. <chuckles> హుహు. తప్పకుండా అండి. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలండి.